మాకూ స్టార్టింగ్‌లో ఎలాగయిపోయిందంటే, ఇలాగా ఒక్కొక్కళ్ళూ ప్ ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క ప్రాజెక్ట్ చెయ్యాలన్నట్టుగా చెప్పారనమాట. ఒక్ ఒకే ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ప్రజెంటేషన్ జెయ్యాలన్నా నేనే చేసుకోవాలి. రిపోర్ట్ తయారు జెయ్యాలన్నా, నేనే రిపోర్ట్ తయారు జేసుకోవాలి. ఆ! కోడింగ్ సమ్ రీజనింగ్. చాలా కష్టమయిపోయేదండి. అదీ గాక ఏమవుతుందంటే, మన ఆలోచన వేరే వాళ్ళకు గూడా రావచ్చు. ఇప్పుడేంటంటే, ఇవీ ఏఐ ఒచ్చేసిన తర్వాతేంటంటే, కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ మనకి ఏఐలోనే దొరుకుతున్నాయి. వాటి రిఫరెన్స్ తీసుకొని మనం జేశామనుకోండీ, అవి వాళ్ళూ "ఆ! నువ్వు గూగుల్‌లోంచి తీసుకున్నావు కదా!" అని జెప్పి రిజెక్ట్ గూడా చేసేస్తారనమాట, ఒద్దు ఇది చెయ్యొద్దు అ‌ని. అప్పుడు మనమూ హ్మ్.
హుహుహు. ఓకే. హుహుహు. అయ్యో! మొత్తమొక్కరే అంటే, చాలా అసలు కష్టమైపోతుంది గదండీ! హుహు. అవును. అవును. హుహు. అవును. అవును. అవును. అవును. అవును. అవును. ఏంటంటే, వాళ్ళూ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకీ ఆహ్, తేడా ఉండాలీ, అసలు రెండూ ఒకేలా ఉండొద్దూ అని చాలా రిజెక్ట్ చేసినయి గూడున్నయి గదసలు.
అవునండి. అవునండి. అసలా అంటే, వాళ్ళది, మీది ఒకేలాగుంది. మె వాళ్ళాలోచన, మీ ఆలోచనపు సంబంధించి ప్రాజెక్ట్ మీద ఒకేలాగుంది గాబట్టి, వేరేదేదైనా ఆలోచించండని లాస్ట్ సెకండ్‌లో గూడా కాన్సెల్ జేసేసినవి చాలా ఉన్నాయనమాట.
హుహుహు. ఓకే. ఓహో! ఇలాంటివి గూడా చేశారా?
ఆ! అంటే, ఇప్పుడు చాలా కష్టమైపోయేదండి, నేనొక్కడినే అవన్నీ చెయ్యాలన్నీ చెయ్యాలన్నా. ఈ కోడింగ్‌లో గూడా మనకు తెలిసిందే, ప్రతి ఒకటి చాలా తప్పులనేవి జరుగుతూనే ఉంటాయి. వాటినన్నిటిని ఒక్కడినే గూర్చొని చెయ్యాలంటే చాలా కష్టమయ్యేదనమాట.
అవును. ఓహ్! చాలా కష్టమైపోతదండి బాబు అలాంటివి. ఎందుకంటే, మనకసలూ ఒక్కరు కూర్చుంటే అసలూ అదీ ప్రొద్దునెప్పుడైంది, అసలూ రాత్రెప్పుడైంది అని తెలియని సందర్భాలుంటయసలు. ఎందుకంటే, ఆహ్, అదీ సింపుల్‌గా అయిపోయేదంటే ఓకే. చాలా ఇబ్బందిగా ఉన్నదైతే ఒకళ్ళే చెయ్యాలంటే హ్మ్. చాలా కష్టం. సో, అలాంటి అనుభవం మీకెప్పుడన్నా ఎదురుపడిందా? అంటే, ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు గానీ, ఆహ్, లేదంటే మీరు ఆ ప్రాజెక్ట్‌లో మీ పాత్రేంటి? అంటే, మీరు ఆహ్, అందరినీ ఆహ్, ఆహ్, సమకూర్చి మంచిగా పూర్తి చెయడానికి ప్రయత్నించేవారా? లేదంటే, మీరు కూడా దాంట్లో ఒక మెంబరు, వేరే వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేసింది చేసేవాళ్ళా? అంటే, దాంట్లో ఎన్ని రోజులు చేశారు? లేదంటే, <sniffs> ఒకా మంచి ప్రాజెక్టనుకోని, అసలు కష్టపడి, అసలూ సక్ససయి, అసలు భలే! అనిపిచ్చిందనే సందర్భమెప్పుడన్నుందా?
అవును. చాలా కష్టం గదండీ. హ్మ్. అవునండి. లోతుగా ఎళ్లి, కష్టంగా ఉండేదైతే కష్టం గదండి. హ్మ్. ఆ! అంతే అండి.